ఆహా! అవును. ఇదైతే వాస్తవం.
పెద్ద మార్పులు వచ్చేస్తదండి. ఇంక ఏంటంటే, అప్పుడు వరుకు నువ్వు బుక్స్ పట్టుకొని స్కూల్‌కెళ్ళాల్సినోడివికెళ్తే ఇంక కూలి పనికి పంపిస్తారండి. ఇది తప్పే కదా, ఇంకా స్కూలుండదు గదండీ.
హ్మ్. అవును. అవును. అవును.
ఇలా జ అలా జరుగుతదండి. అయితే నా జీవితంలో ఇలాగే జరిగిందండి.
హ్మ్. హ్మ్.
అయితే ఇక్కడ, మన మళ్ళీ తల్లిదండ్రులు జెప్తారండి. మనం ఆహ్, తల్లి ఒరేయ్! నువ్వెలే ఒద్దురా. సరిగ్గా ఉండరా, కుదురుగా కూర్చోరా, ఆడుకోరా, ఇలా చెప్తారండి. మనం వినకుండా మన సొంత ఆటలాడతాము. తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్తా ఉంటాం. ఆ నిర్ణయాలు తీసేసుకుంటాం మనొచ్చింది. అయితే ఎప్పుడెక్కువుగా, నాకండి 12, 13 సంవత్సరాలొచ్చేవరకండి నాకు మా తల్లిదండ్రులు జెప్పారు. "ఇలా ఎళ్ళి ఆడుకోద్దు, అలా ఒద్దు, ఇక్కడుండు, ఇలా కూర్చో, ఇలా చేసుకో" అని జెప్పితే. నేనెళ్లీ ఇష్టమొచ్చినటు క్రికెట్ ఆడ్డం గానీ, అక్కడ ఒ వాలీబాల్ ఆడ్డం గానీ, ఫ్రెండ్స్‌తో ఆడుకోడం గానీ ఈయన్నీ చేసి, రోజుకెన్ని దెబ్బలు తగిలేసేవండి. ఈరోజు ఈ కాలుకి తగిలితే, రేపు ఆ కాలుకండి. లేతే 2 రోజులు తర్వాతండి. ఈ అసలు ఒక్కసారైతే అండి ఆహ్, నడవలేని పరిస్థితి కూడానండి. అసలే వెళ్ళడానికి కూడా ఇబ్బందవుతదండి.
అవును. హుహు. ఓకే. అయ్యో! ఆహాహా! <chuckles> ఓకే! అయ్యో! హుహుహుహుహు.
అప్పుడు ఇయన్నీ అప్పుడు తెలీదండి. ఊహాగానాలు ఇయన్నీ మనకి తెలీదు. ఏదొచ్
అవును. అవును. అప్పుడంత హ్మ్. ఉండదు గదండీ మనకు.
ఏదో చెప్ అవును. ఏదో చెప్తున్నారు. మనం వినాలి అనన్నట్టు ఉంటదండి. అప్పుడే ఇక నీకెదిగిన తర్వాత మనకు మార్పొస్తదండి. అయితే నేను ఇలాగా ఒక నిర్ణయం తీసుకున్న. మన పరిస్థితి ఇది, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అని ఒక నిర్ణయం తీసుకోనండి. నేను బాగా చదువుకోవాలి అనుకున్నానండి.
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా హుహుహు.

అడిగితిన్నప్పుడు మనం ఏం జేస్తామంటే ఇలాంటి టైమ్‌లో, బల్లి వేరే వాడిని అడగకుండా, మనం ఏం జేస్తాం. అప్పులేవరైనా ఇస్తున్నారా, వీళ్ళ ఓన్లు కోసం వీళ్ళు కూడా ట్రై చేస్తామండి. ఇక్కడెంటంటే మనం, ఒక 10000 అప్పు తీసుకొనుంటే, వాడు 2000 వడ్డీ ఏస్తాడండి. మళ్ళా అది నాకు ఇప్పుడు ఏమైందండి, 5000 అప్పు కాస్త 2000 మళ్ళీ ఇంకొకటి పెరుగుతుందండి. ఇలాంటియి నేను, తెలుసుకోలేకపోయాను. చిన్నదే గదా! రెండు వేలే గదా మళ్ళలాగనుకునేవాడనండీ. <smacks lips> తిన్న
అవును. అవును. ఆ! ఇస్తడు. హ్మ్ .ఇంకోటి పెరుగుతుంది. హుహు. ఆ! అయితే అండి. మీరు చెప్పిన తరువాత నాకర్థమైంది. ఇప్పుడు 20,000 జీతానికి, 25,000 ఖర్చంటే, ఇలాంటివి మరి మనం ఫస్ట్ మనమేమనుకుంటాం. చిన్న, చిన్నయి అనుకుంటాం. కానీ ఇలా చిన్న, చిన్న చర్యలే మనకు పెద్ద మలుపుకి దారి దీస్తుంది. <smacks lips> ఎలా అంటే, అసలు మనకు అది అయ్యేవరకు మనకు ఏర్పడదన్నమాట. సో, ఇలాంటి చిన్న, చిన్న చర్యలు ఏ చిన్నదే గదా! అయిపోద్ది గదా! కానీ అనుకునేటియి ఏమన్నా మీకు చాలా అసలు ప్రాణం మీదకొచ్చేంత దారి తీసిందా అండి ఏమన్నా?
అవునండి. అవునండి. అవునండి. ఆ! వచ్చినయండి. ఒచ్చినయండి. ఈ దీని వల్ల ఏమైందంటే, నేనింకా పెద్ద జాబ్‌లు కొట్టాలని యేళ్ళానండి.
ఓకే. హ్మ్. ఓకే. ఫైన్.
ఇప్పుడు, అప్పులు ఎంటనే తీర్చేయాలి, ఎక్కువ సాలరీ ఉన్నదానికకైనా ఎళ్ళాలనుకునండి. అలాగే వెళ్ళానండి.
అద్భుతం! అవును. అవును. అద్భుతం! ఓకే. ఆహా!
అక్కడికి వెళ్ళిన తరువాత, నాకు కూడ అర్థం అయింది ఏం చెప్పన. ఎంత జీతం పెరిగితే అంత ప్రెషర్ పెరుగుతుందని అర్థమయిందండి.
హ్మ్. హ్మ్. <laughs> ఇంకా ఇది మాత్రం 100% జీతంమెంత పెరు <chuckles>
ఈ సంఘటనలండి. ఇయన్నీ నా జీవితంలో తీసుకున్న చిన్న, చిన్న నిర్ణయాలండి. కాని పెద్ద సంఘటన అద్ ఆఖరికి ఫైనల్‌కి ఏమైందంటే అండి, ఇలాగైతే అక్కడ పెద్ద ప్రెషర్ అండి. టయానికి డుటిలో ఉండాలి, టయానికి వెళ్ళాలి, మన ఇష్టమొచ్చినట్టు వెళ్తే కుదరదు. అలాగ కోసం పరిగెత్తడం అండి. బండ్ల మీద జర్నీలు ఇలా చేస్తూ ఉండగా, నాకీ ఒకటేంటో అప్పుల సమస్య అండి, అటు ఉద్యోగంలో సమస్య, ఇంక చూడండి. అటు ఇడకుండా నాకు ఆరోగ్య సమస్యలు వచ్చేసినియండి.
ఆ! ఆ! హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో! హుహుహు.

హ్మ్. అళ్ళు అయితే, మీరిలాంటి మార్పులు ఎదుర్కుంటున్నప్పుడు, అంటే చిన్న విషయాలకే ఇంత ఇంత పెద్ద మార్పులెదుర్కుంటున్నప్పుడు, మీకు కుటుంబం గాని, స్నేహితులు గాని, లేదా సమాజం గాని, <smacks lips> ఇవి ఇవన్నీ మనల్ని అనేవాళ్ళుంటారు గదండీ. అంటే మనమెంత చేసినా, ఎంత కష్టపడుతున్నామో ఆళ్ళకు తెలీదు. కానీ ఏందంటే ఇలాంటివి జరిగేసరికి, మన పైన కొంచెం అనడానికి వీళైన ఉంటారు. అంటే అనడానికైనా సరే, చెప్పడానికైనా సరే ఈ కుటుంబస్తులు, స్నేహితులు లేదా సమాజం గాని, ఈ మీ మార్పుపై అసలు వాళ్ళెలా స్పందించారు? <smacks lips> అంటే తర్వాత ఏం చెప్పారు? ఎలాంటి చర్యలు దీసుకోమని జెప్పారు? అని.
అవునండి. అవును. ఆ! ఇంక అంటే ఇంట్లోవోళ్ళు అడిగారండి "నువ్వెందుకు ఇబ్బంది బడుతున్నావు? ఏంటో చెప్పు మేము తీర్చేస్తాము. మేమున్నాం కదా" అని అన్నారండి. కానీ సర్టెన్ మనకి ఒక ఏజొచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడాలని అనుకోం మనం.
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. వా వాళ్ళకి తోడ్పడాలనుకుంటాం గాని, ఇంక వాళ్ళకి భారం అవ్వాలనుకోము.
ఆ నేను చెప్పేవాడిని కాదండి. అవునండి. నేను చెప్పేవాడిని కాదండి. కాని అప్పులోళ్ళు ఇంటికొచ్చేసేవారండి.
ఓకే. అయ్యో!
అయితే ఇంటికొచ్చేస్తే, ఆఖరికి నేనేవరి మీదయితే ఆధారపడకూడదు అని అనుకున్నానో వాళ్ళే నాకు తీర్చారండి. తల్లిదండ్రులే అప్పుల్లు తర్వాత కట్టారండి. తర్వాతా, నేనింకా ఏదున్నా అప్పుడు చెప్పేవాడిని కాదండి ఏదిని. "ఏముంది? ఏంటి? నీ సమస్యలేంటి?" చెప్పు అనేవారండి. గానీ నేను చెప్పేవాడిని కాదు. ఎందుకు‌లే వాళ్ళనిబ్బంది పెట్టడం. వాళ్ళ అసలే పెద్దవాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు మనల్ని కష్టపడి పెంచారు. ఇలాని, కాని మా అక్క వాళ్ళుంటారండి. ఇంక మీద పడిపోయేవారు. "ఏరా! నువ్వేందుకు చేసావురా? నిన్నెవడు చేయమన్నాడురా?" ఇక్కాళ్ళు వేరే టోన్‌లోచ్చేస్తది. అప్పుడు
ఓకే. హుహు. హుహుహు. హుహు. అవును. అవును. హ్మ్. అయ్యో! <chuckles> అవును. అవును. ఇంకా అంతే గదండీ. ఒకొళ్ళు, ప్రేమగా జెప్పేవాళ్ళుంటే ఇంకొకళ్ళు తిట్టేవాళ్ళుంటారు.
వాళ్ళింకా అయితే, వాళ్ళు తిట్టేసేవారండి. వాళ్ళు తిట్టేస్తే నేను బాధపడుతూ, ఏడుపు మొహం ఎడితే, మళ్ళా ఆల్లానేవారు. "ఎందుకురా మేమున్నాం కదరా! చెప్పరా! ఏంట్రా?" ఓ పక్కనే మళ్ళీ తిట్టే మళ్ళీ, మళ్ళీ నార్మల్‌గా ఏం చెప్పారనుకో "వీడు ఇన్ని చేసేసాడు. ఈడు చే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకున్నాడు." "నేనేం తీసుకున్నానక్కా అని పెద్ద నిర్ణయాలు" అంటేని. "ఎహ్, జస్ట్ చిన్నగా తీసుకున్నాను, అంటేను ఇదింతవుతదని నేను తెలీదు ఇంత సంఘటనవుతదని నాకు తెలీదు" అనే వాడినండి. "ఆ! నువ్వేం చేసావో నీకు తెలీదు‌రా?" ఇలా అనేవారండి. తల్లిదండ్రులయితే "వాడినేమనకండి." మ్
ఆ! ఆ! హ్మ్. <giggles> అవును. హ్మ్. అవును. అవును. ఒక్కసారి <giggles> ఆ! <giggles> అంతే. తెలిస్ తెలిసి తెలిసయితే తీసుకోం గదా!
అవును. ఆహ్, మా తల్లిదండ్రులు ఇలా "వాడినేమనకండి. మీరు అలా ఉండండి. మేమున్నాంగ మేము చూసుకుంటాంలే." అని మా <chuckles> అనేవారండి. ఇలాగ జరిగిందని, కాని అప్పుడు కొంచెం పు కొంచెం బాగా <smacks lips> తర్వాత అలాంటాటిల్నుంచి కోలుకొని ఇప్పుడు మంచిగా ఏది తీసుకున్న మంచి మంచి విషయాల్లో, ఆహ్, మ మన జీవితంలో మార్పొచ్చేలాగానే ఆలోచిస్తానండి. ఏదైనా సరే అండి. ఎన్నైనా కొన్ని చూసి జీవితం మన జీవితాన్నే తలకిందులు చేస్తాయండి. కానీ ఇప్పుడినుంచి నేనిలాగ ఉండాలి, అలా ఉండాలని నేను ఈ నిర్ణయాలు తీసుకుంటూ నా జీవితంలో ఒక మార్పు రావాలనే కోరుకుంటున్నానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. ఓకే.